అబ్బాబ్బాబ్బా! ఇలా కూడా ఉంటున్నారా ఈ రోజుల్లో? ఏంటంటే అబ్బాయిలు గూడా ఏంటి?
మోస్ట్‌లీ ఇలాగే ఉంటారండి. మీరు చూడండి మోస్ట్‌లీ ఇలాగే ఉంటారు అబ్బాయిలు. వాళ్ళకి, వాళ్ళకి దెలుసు వాళ్ళకన్నా వాళ్ళ పార్ట్నర్సో, లేకపోతే వాళ్ళ మదరో, వాళ్ళ సిస్టరో, బెటర్‌గా చూజ్ జేస్తారు అని.
అవునా!
ఎవరో కొంతమంది ఉంటారులెండి. చాలా స ఆహ్, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ అబ్సెస్ట్ ఉంటారు. వాళ్ళకి ఇలానే స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇలాంటిదే ఉండాలి అని చెప్పి, వాళ్ళు ఓకే.
అవును. నేనెక్కువ వాళ్ళనే చూసానండి. అందుకే ఇలా గూడా ఉంటారా అని అడుగుతున్నాను స్పెసిఫిక్‌గా.
ఓహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఉంటారు ఉంటారు. అది కాదనలేము. కొంత పర్సెంటేజే ఉంటారేమో అని నేననుకుంటున్నా. ఎక్కువుండరేమో మహా ఉంటే ఒక 25, 30 పర్సెంట్ అలా ఉంటారేమో అనుకుంటున్నా.
ఆ! చాలా బా చెప్పారండి. మీ అభిప్రాయాల గురించి, అలాగే మీరు వేరే వాళ్ళ అభిప్రాయాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనే దాని గురించి, చాలా బా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం.
<chuckles> ధన్యవాదాలండి. నాకు కూడా ఇవన్నీ షేర్ చేసుకున్నందుకు మీతోటి సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. ధన్యవాదాలు.